అవును. అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మీరు చెప్పిన మ్యారేజ్ అంటే చాలా అది చాలా పెద్ద విషయం గాబట్టి డెఫినేట్‌లీ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ జెప్పడానికి టైమ్ తీసుకునే ఉంటారు. ఇలా కాకుండా జనరల్‌గా అండి నా లైఫ్‌లో అంటే మా పిల్లలుంటారు. ఆహ్, జనరల్‌గా ఏంటంటే అడిగిన వెంటనే ఒప్పేసుకోరు నాన్నలెప్పుడూ గూడా. అలాగే నాన్న నాన్న పిక్నిక్‌కెళ్ళాలా అనంటే, చూద్దాంలెండి. రేపు చూద్దాం అనేవారనమాట. ఈ లోపేంటంటే నాన్న ఏం డెసిషన్ చెప్తారా? అని వాళ్ళు రాత్రి పడుకొను గూడా పడుకునేవాళ్ళు గాదు. అంటే అవ్ ఆయనేలాగో ఓకే అనే చెప్తారు. అయినా సరే ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అన్నమాట. అంటే ఇంకా ఏంటి డెసిషన్ చెప్పలేదు వాళ్ళు. ఏం జెప్తారో? వెళ్ళమంటారా? వద్దంటారా? అలా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా చోటు చేసుకున్నాయా మీ లైఫ్‌లో?
అవునండి. అవునండి. అవునండి. అ అవునండి. అవును. <chuckles> అవును. ఖచ్చితంగా. అవును. అవును. అవునండి. ఆ! జరిగినాయండి. అంటే నేను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తా అని చెప్పాను. ఇంకా వేరే వాళ్ళ వేరే ఊరు అది వేరే డిస్ట్రిక్ట్. ఆహ్, ఆ రోజే కానీ నేను వెళ్ళాలి అటెండ్ అవ్వాలి చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. మా నాన్ననేమో పైగా వాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట <chuckles> కొంచెము. హ్మ్. ఆ! మా నాన్న అసలొద్దంటే ఒద్దు, ముస్లిమ్స్ జాగ్రత్తగా పెళ్ళిలలో సేవె సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు రూమ్స్ అరేంజ్ చెయ్యరు. కష్టం అయితది అక్కడికెళ్ళినా అంటే ఇబ్బంది పడొద్దు అది, ఇది అని వొద్దన్నాడండి. కానీ నేను వెళ్ళాలి నాన్న తప్పనిసరిగా నాకు క్లోజ్ ఫ్రెండు. మీకు గూడా తెలుసు కదా ఆ అమ్మాయని చెప్పానండి. కానీ, ఒక 1, 2 డేస్ తరువాత ఒప్పుకున్నాడు మళ్ళీ మెల్లగా ఒప్పుకున్నాడండి తరవాత.
ఓకే. ఓహ్! ఓహ్! అస్సలొప్పుకోరు ఇంకా. అవును.హ్మ్. అవును. అదే. మనకేంటంటే అప్పడి వరకు వీళ్లొప్పుకుంటారా? లేదా? అన్న ఒక చిన్న టెన్షను. అవునండి.
లేదా, దాని మీదనే ఉంటుందండి. ఏ పని చేయ బుద్ధి గాదు. కాన్‌సన్ట్రే‌షన్ మొత్తం దాని ఇంకెప్పుడు చెప్తా నేనైతే ఊరికే, ఊరికే అడుగుతాను నాన్న ఇంకెప్పుడు నాన్న, నాన్న, నాన్న ఏంటిది నాన్న నా ప్రిపరేషన్ ఉంటుంది గదా! అని ఊరికే, ఊరికే అడుగుతున్నా. మా నాన్న నాకు కొంచెం క్లోజే అండి.
అదే. ఓకే. అవును. మరి మీకు తమ్ముళ్ళున్నారు అనంటున్నారు గదా! మరి వాళ్ళు చక్కగా అక్కగా మీతో వచ్చి డిస్కస్ జేసి వాళ్ళ డెసిషన్స్ అవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటారా?
అవునండి. అది చాలా వరకండి. మా తమ్ముళ్ళైయితే మా అమ్మ, మా నాన్న కంటే ముందు నా నాతోటే షేర్ జేసుకుంటారు వాళ్ళు. చాలా వరకు అన్ని, అన్ని ఎక్కువ నాతోటే చెప్పుకుంటారు చాలా వరకు. ఎవ్రి‌డే నాకే కాల్ జేస్తాడు. మా అమ్మ మా నాన్నకు గూడా చేస్తారో లేదో తెల్వదు గానీ. అంటే చెయ్యరు ఎక్కువ. అంటే వీక్లీ ట్వైస్ అలా జేస్తరేమో, నాకైతే ఎవ్రిడే కాల్ జేస్తరు. ప్రతీది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేషిర్రు, ఏమేమి అప్లికేషన్స్ చేయాలి, ఏమేమి చేయాలి, ఎవ్రిథింగ్ నన్నే అడుగుతారండి. ఏమన్నా ముచ్చట్లున్నా సరే నాతోటే డిస్కషన్ జేస్తరు.
అంతే గదండీ! ఓహ్! వెరీ గుడ్. అవును. అది చాలా మంచి విషయం.